హ్మ్.
దాన్ని ఏంటంటే మనము షుగరేసి కోవా, కోవా అంటారు కదా!
హ్మ్.
అలాగా షుగరేసి కలుపుతామనమాట.
హ్మ్.
కలిపితే అది కొంచెం థిక్కవ్వడం స్టార్టవుతది.
ఓకే. అయితే ఇది పాత రెసిపీయే కదా! మీరేంటి కొత్త రెసిపీ అనేశారు?
అందు హ్మ్. ఆ! కాదు. అంటే నేనేమంటున్నానంటే, అ అందులోనే ఉప్మా రవ్వ ఉంటది కదా! సూజి అంటారు. దాన్ని కొంచెం నెయ్యిలో వేపి
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ రవ్వను కూడా ఇందులో కలుపుతామనమాట.
ఆహా! అబ్బా! ఇలా కూడా చేయొచ్చునా?
కలపడంతోటి మీకేమవుతదంటే, ఆ కా అదేదైతే పాలు, షుగరు మిశ్రమం ఉంది కదా! అది కొంచెం చిక్క పడడం స్టార్టవుతది.
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్.
థిక్నెస్ అవుతదది. అప్పుడు దానికి ఒక పేప్ ఆహ్, ప్లేట్‌కి నెయ్యి రాసి ఈ, ఈ తిక్కైన దాన్ని ఆహ్, ఆహ్, దాని మీదేస్తాం. అయితే ఇందులోని కోవా బర్ఫీకి ఏం చేస్తామంటే, ఆహ్, ముందుగానే ఇది ఉంటది కదా! మన యాలికల పొడి
హ్మ్. ఆ! ఆ! హ్మ్.
ఏస్తామనమాట. కలిపేటప్పుడే స్వీటు. దాంతోటి మీకు మంచి వాసనొస్తది. ఇంకొకటి కేసరి అనేదొరుకుతది. మీకు ఐడియా ఉందా? పొడుగ్గా ఉంటది. రెడ్డు కలర్‌లో ఉంటది. ఆ! ఆ! దాన్ని పాలల్లో నా ఆహ్, నానబెడతాం కొద్దిగా.
హ్మ్. హ్మ్. హ్మ్. అర్థమైంది. హ్మ్. ఆ! అంటుంటారు. ఆ! ఎంతసేపు?
ఆ! సో, ఒక హాఫ్ ఎన్ అవర్. అంటే ఈ కుకింగ్ స్టార్ట్ చేయక ముుందు ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి, అది కూడా ఇందులో ఏస్తామనమాట. ఆ స్వీటు దింపక ముుందు ఏస్తాం.
హ్మ్. ఓహ! కొంచెం వెరైటీగానే ఉందండి నిజంగా. వింటుంటేనే. <chuckles>
దాని వల్ల మీకు ఆ! దానివల్ల మీకేమవుతదంటే, స్వీటులోని ఎల్లోఇష్ కలరొస్తది. లైట్ ఎల్లో కలరొస్తది.
హ్మ్. ఆ!
ఆ! అంటే నేను ఆర్టిఫిషియల్ కలర్సు అలాంటివి వాడ. ముందు నుంచి కూడా మాకలవాటు లేదు.
అబ్బా! మంచలవాటండి.
ఆ! చాలామంది ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారు.
హ్మ్. అయితే ఇలా కొత్త, కొత్తగా ప్రయోగాలు చేస్తున్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళు కొన్నిసార్లు చివాట్లు పెడతారు, కొన్నిసార్లు "ఆహా! ఓహో!" ఉంటారు. ఆ!
అంటే మనమిప్పుడు ఆ! ఆ! ఆ! ఆ! అవుతాయి. జరుగుతాయి. అయితే ఆహ్, ఇది మటుకు బాగా కుదిరింది. ఈ స్వీటు మటుకు బాగా కుదిరింది.
హ్మ్.
అలాగే నేనేం చేశానంటే, ఓహ్! ఇదేదో బావుంది కదా! అని ఓవర్ కాన్ఫిడెన్స్‌తోటి ఇంకొకసారి ఈ కోవా తోటి బూరెలు చేయడానికి ప్రయత్నించాను.
హ్మ్. అయ్య బాబోయ్!
మామూలుగా మనం శనగపప్పు, బెల్లంతోటి పూర్ణం చేసి, అది బియ్యప్పిండిలో ముంచి అదేస్తాం కదా బూరెలు.
అవునవునవును. హ్మ్.
అలాగే కొంచెం ఏంటంటే ఒక ఇంకో, ఇంకో ప్రయోగం చేయాలని చెప్పేసి ఈ కోవాతోటి బూరెలు ట్రై చేశాను.
హ్మ్. హ్మ్. <giggles>
<chuckles> ట్రై చేసేటప్పటికి అదేమైపోయిందంటే, నూనెలో ఎయ్యగానే పట్టుమని పేలిపోయాయి.
హ్మ్.